ఓకే.
ఒక టైం మెయిన్ ఇప్పుడు ఆఫీస్ టైమే అనుకుందాం. ఒక టైమ్ మెయింటైన్ జేసి ఈ టైంలో తినేస్తారిప్పుడు 12:30 నుంచి 1:00 వరకు మనకి ఇప్పుడు ఆఫీస్‌లో ఎళ్తే లంచ్ బ్రేక్ ఉందనుకోండి. ఆ టైంలో తినేయాల్సిందే గదా! తప్పదు గదా! ఇంకా లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ మనకు కుదరదు.
అవునండి. తప్పదు. హ్మ్.
అట్లా ఎలా టైం ఉంటుందో మనం గూడా ఒక టైం పెట్టుకున్నాం అనుకోండొక 10 రోజులు కొంచెం కష్టం అనిపించినా తర్వాత, తర్వాత మనమే అలవాటు పడతామని నేననుకుంటున్నాను.
అవునండి. అలాగే న
ఇప్పుడు లంచ్ గూడా ఒక టైమ్ మెయింటైన్ జేసుకుంటేనే మంచిది. రోజు అదే టైంలో తిన్నామనుకోండి మనకు కావాల్సిన క్యాలరీస్ అన్నీ ఒస్తాయి వైటమిన్స్ గానీ, ఫైబర్ గానీ, మినరల్స్ గానీ, దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్ ఉండదు. ఎనర్జీ ఉంటుంది. ఫోకస్ అనేది అటెన్షన్ అనేది బావుంటుంది.
హ్మ్. హ్మ్. అవును.
అట్లాగే స్నాక్స్ గూడా.
అలాగే ఇప్పుడు మీ హ్మ్. చెప్పండి.
హ్మ్. చెప్పండి.
మొన్న ఇప్పుడు నేనొక టైమింగ్ చెప్తానండి. యాక్చువల్‌గా ఒక టైమింగ్ చెప్తాను. అది మీరు ఏ విధంగా తీసుకోగలరో చెప్పండి. అంటే అది మంచిదా అంటారో, చెడ్డదంటారా నేను చెప్తాను టైమింగ్. మార్నింగ్ 8 లోపు టిఫిన్ చేయడం.
హ్మ్. హ్మ్. ఆహ్ ఆ! ఓకే. హ్మ్.
ఓకే.
హుహు. హ్మ్. మంచిది.
ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఫైవ్‌కి లేసి 8 కల్లా టిఫిన్ చేయడం.
లేస్తారు. టిఫిన్ హ్మ్.
మధ్యాహ్నం 1 కల్లా టిఫిన్ ఆహ్, లంచ్ చేయడం. మధ్యలో ఏం తీసుకోకూడదు. ఆ! లంచ్ కంప్లీట్ చేసేయడం, అలాగే మధ్యలో ఏమి తీసుకోకూడదు.
లంచ్ కంప్లీట్ చేసేయడం. మధ్యలో ఇంకా ఏం తీసుకోరా? హ్మ్. మరి ఆ! చెప్పండి. చెప్పండి. హ్మ్.
మధ్యలో ఏమి తీసుకోము. సాయంత్రం అలాగే ఏం త ఆహ్, అంటే మధ్యాహ్నం తీసుకున్న లంచ్ తర్వాత ఏమి తీసుకోకుండా సాయంత్రం 4కో, లేకపోతే 5కో ఏదో కొద్దిగా స్నాక్స్ లాంటివి చిన్న బ్రెడ్‌లో లేకపోతే, కాఫీ లాంటిదో, టీ లాంటిదో తీసుకుంటాం ఒదిలేయటం. మళ్ళీ 8 కల్లా తినేసి 9కి స్లీప్ చేయటం. ఇది నేను బ్యాలెన్స్ డైట్ పాటిద్దాం అనుకుంటున్నా. ఏమంటారు?
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్.